హ్మ్. నేను గూడా అదే అందుకని మీకది చె అది నేను ఉదాహరణ జెప్పగలిగానిందాక. నేను గూడా అంతే కొంచెం సౌండొచ్చినా ఒక మనిషి నా పక్కన నడిచినా ఆహ్, దా నేను వెంటనే లేచేస్తా. నాకు మేల్ మేల్కొచ్చేస్తూ ఉంటది. అంటే ఒకటండి ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఏంటంటే వుమెన్‌లో జూసుంటారు మీరు మెన్ కంటే. వుమెన్‌కేంటంటే ఒక ఆహ్, ఎనర్జీ ఆహ్, ఆహ్, బాడీ‌లో మనం ఒక ఔరా ఒక వైబ్ ఆహ్, ఆహ్ కా క్యారీ జేస్తూంటాం ఎవరైనా. ఆ ఔరా గాని ఆహ్, ఆ వైబ్ ఒక వేవ్ లెంత్ ఏదైతే ఉంటదో కొంతమంది వుమెన్‌కి కొంచెం ఆ, ఆ, ఆ రేడియస్ గాని అది కొంచెం పెద్దగా ఉంటది. సో, ఆ సర్కిల్‌లో ఎవరైనా ఒస్తే ఆ ప్రభావం మాకు కాషియసయిపోతాను. అంటే అది చెప్తే చ్ ఎలా అంటే ఎదో కూడా మూఢ నమ్మకంలా ఉంది. కానీ సైంటిఫికల్‌గా జూసుకున్నా బయట మొత్తం మనకి ఆహ్, ఏంటంటే మనమోక ఎన ఎన్ మన ఎనర్జీ క్యారీ జేయడంలో ఎంతో‌కొంత వైబ్రేషనుంటది. ఎయిర్ మనకి కనిపించదు. కనిపించదు గాబట్టి లేదు అని చెప్పలేం గదా! సో అలా సైంటిఫికల్‌గా, ఫిజికల్‌గా గూడా మనకి చాలా ఎవిడెన్సెస్ గూడా ఉన్నాయి వాటిట్లో సో హ్మ్.
<chuckles> ఆహ్, ఆహా! ఆహా! హుహు. హ్మ్. ఓకే. రైట్ అవును. అవును. హ్మ్. హుహు. హుహు. ఓకే. హుహు. ఆటోమేటిక్‌గా వీళ్ళు కాన్షియస్ అయిపోతారు. ఓకే. ఓహ్! ఓకే. హ్మ్. ఉన్నాయండి. నేను కూడా చూసిన సందర్భాలున్నాయి. హ్మ్. అయితే ఇంకా మీకు ఇంత లోతైన ఆహ్, దీని గురించి అవగాహనుంది కాబట్టి మరో ప్రశ్న. నిద్ర పడుకునే పోస్చర్ ఎంతవరకు ఇంపార్టెంట్? అసలు ఏది కరెక్ట్ పోస్చరంటారు? మెరుగవ మెరుగ్గా పడుకోటానికి?
హ్మ్. హ్మ్. ని నిలువుగా పడుకోవడం అనేది కరెక్టనేది నేను, నేను చూసాను. ఆహ్, వి ఆహ్, ఎక్కడో చదివాను గూడా. ఆ! మొహం రూఫ్ పెట్టి పడుకోవడం ఆహ్, కొ అటు‌ఇటు పడుకుని ఏదైనా గానని ఒకటే సైడ్ ఆహ్, మొత్తం పూర్తిగా పెట్టి పడుకోవద్దు. ఆహ్, ఇట్ల తిరిగి ఆహ్, కొంచెం ఆహ్, కొంచెం అవు కొంచెం ఇటు, కొంచెం ఇటు గూడా బ్యాలెన్స్ చేయ్యాలి అనేది నేను విన్నా. ఆహ్, ఎందుకు నిలువుగా పడుకోవాలి? అనేది గూడా ఏదో స్పిరిచువల్‌గా కొన్నీ ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తండి ఇప్పుడు గుర్తురావట్ల. అదీ అంటే బ ఆహ్, మనకి ఎన్నో చక్రాలుంటాయి లోపల అని అంటారు. దానికి ఎనర్జీస్ అవెలా ఆహ్, లోపల ఫంక్షనెలా జేస్తది? బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఫ్లో అవుతది, ఆ టైంలో? మనం పడుకునే విధానము, ఆహ్, అనేది కొంచెం ఆ ఆ రూపంలో కొన్ని ఎక్స్‌ప్లేనే‌షన్స్ ఉన్నాయి. <sniffs> హ్మ్. బట్ యాహ్! అది.
హుహు. అంటే వెల్లకిలా మొహం రూఫ్‌కి ఓకే. ఓకే. ఆ! ఎ ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఓకే. ఆహా! ఓకే. హుహు. హుహు. హుహు. ఓకే. ఓకే. అయితే ఇది దీనికే కొనసాగింపుగా చిన్న పిల్లలు ఆ చిన్నగా ఉన్నప్పుడసలు ఎక్కడ పడుకుంటారో ఎక్కడ లేస్తారో క్లారిటీ ఉండదు. విచ్చిత్రంగా తిరుగుతారు. పెద్దవుతున్నా కొద్ది అప్పుడు వాళ్లొక పద్ధతిగా ఒక పోష్‌చే కొస్తారు. దీనికెందుకూ దీనికేం లాజిక్ దీనికెనకాల ఏంటి కారణం అండి?
హ్మ్. హ్మ్.

ఆ! ఉన్నాయండి. ఆహ్, అది గూడా నేను కోవిడ్ తర్వాత స్టార్ట్ జేశాను. ఆహ్, నాల్ నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు ఇట్లా నేను ఆహ్, ఇంకా కన్జ్యూమ్ జేస్తుంది నన్ను, తినేస్తుంది అన్నప్పుడు ఎట్లైనా కొంచెం మంచిగా ఉండాలి అని, అలా నేను స్టార్ట్ చేసిన ఆహ్, అది రొటీన్ అనమాట. సో, దానివల్ల గూడా ఏంటంటే ఆహ్, బ్రెయిన్‌ని ఏంటంటే బ్రెయిన్ ఇంకా మనకి దాని లోపల జరిగే కెమిస్ట్రీ, బయోలాజికల్‌గా, కెమికల్‌గా అర్థం చేసుకోగలగాలి. <smacks lips> ఎంత మనకి బయట ఉన్న ఫ్యాక్టర్స్ ఆహ్, మన మీద ప్రభావం చూపిస్తున్నా ఆహ్, మ చివరికొచ్చేసరికి మనం మనుషులుం. ఆహ్, మనలో <chuckles> మన లోపల కొంచెం బయాలజీ, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది. <chuckles> వాటి ప్రభావం గూడా అర్థం చేసుకోవాలనమాట.
హ్మ్. ఓకే. హుహు. హుహు. హుహు. హ్మ్. హ్మ్. అవును. <chuckles> ఉన్ ఉంటది, ఉంటది. <chuckles> కరెక్ట్. అవును.
అది మన కంట్రోల్‌లో ఉంటది కాబట్టి.
హ్మ్. రైట్, రైట్. అయితే ఎక్కువా మనకి మనకి తెలిసిన లాజికల్ ఇదేంటంటే, శారీరక శ్రమ ఉంటే పొద్దునంతా అలసిపోతే రాత్రి ఇంక ఆటోమేటిక్‌గా నిద్రొస్తుంది, ఇంక వేరే ఇది లేకుంట. కానీ, మనకి ఇప్పుడు అందరివి దాదాపు 90% డెస్క్ జాబ్‌లే ఉంటున్నాయి. మరి మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏవైనా ఒక వాకింగ్, జిమ్ లాంటివేమైనా జేస్తారా?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. మీరు జెప్ హ్మ్. మీరు మంచి పాయింట్ తీసారు. యాక్చువల్లీ ఏంటంటే, ఇంతకుముందు మనం అంటే ఇప్పుడూ ఆహ్, శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమెక్కువ. ఒకప్పుడేమో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఎ శరీరాన్ని ఎంత ఇదిగా చేసేవాళ్ళంటే, ఇంక వాళ్ళకి నిద్ర అంటే అసలు ఆ టైమ్‌కి గంట గొట్టినట్టు పడు పడుకుంటారు ప్రశాంతంగా. అది మీరు అన్నది వాస్తవమే. అందుకని నేను నాకు జిమ్ అలవాటుందండి. నేను వర్కౌట్, వెయిట్ లిఫ్టింగ్ జేస్తాను. అలసి అల అలసటనేది ఆటోమేటిక్‌గా నాకొచ్చేస్తది. హ్మ్. స్ట్రెయిన్ అయిపోతూ ఉంటా. కాపోతే ఒక్కటే అండి ఆహ్, మనసు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉంటే ఆహ్, మనకు తెలియకుండానే అదేదో <smacks lips> చాలా మంచి నిద్ర అంటే ఉదయం లేచానే చాలా మంచి నిద్ర పోయానే అనిపిస్తది.
హ్మ్. <laughs> రివర్స్. హ్మ్. హ్మ్. హ్మ్. ఒచ్చేస్తుంది. అవును. హ్మ్. హుహు. ఓకే. ఒస్తుంది. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్, కరెక్ట్. ఇంక రోజంతా గూడా హ్యాపీగా సాగుతుంది. అయి అయితే కొంతమంది మధ్యాహ్నం కూడా కాసేపు పడుకుంటారు. <smacks lips> అంటే పవర్ న్యాప్ పేరుతోనో, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఆహ్, ఏదో ఒక వర్క్ ఫ్రం హోమ్ ఆహ్, చేస్తున్నప్పుడు ఏదో అటువంటప్పుడు రాత్రి నిద్ర లేట్ అవుతది. మీకెలాంటి ఇబ్బంది ఏదైనా ఉందా? అసలు మీరు సజెస్ట్ చేస్తారా మధ్యాహ్నం ఒక పవర్ న్యాప్ వేయటాన్ని?
హ్యాపీగా సాగుతది. హ్మ్. హ్మ్.

అలా ఉంటాదనమాట.
ఓకె. ఓకె. మరి పడుకున్న తరువాత కూడా అంటే అన్ని సార్లు పడుకోగానే నిద్ర రాదు మనకి. పడుకున్న తర్వాత గూడా నిద్ర రాకపోతే, మీరు బలవంతంగా అలాగే దొర్లుతూ ఉంటారా? లేకపోతే ఏమైనా చిట్కాలున్నాయా మీరు చేసేవి?
హ్మ్. హ్మ్. అంటే ఆహ్, ఒకటేంటంటే అండి అన్ మీరన్నది నిజమే. ఈ రోజుల్లో ప్రశాంతత అనేది మనం చాలా తక్కువ ఆహ్, అనుభవిస్తున్నామనమాట. పీస్ ఆఎఫ్ మైండ్. ఏదోక ఇష్యూ‌తో ఉంటా ఉంటాము. అది నిద్ర పట్టి పట్టనివ్వదు, ఇబ్బందుల్లో ఉండుంటాం. సో ఆహ్, ఏంటంటే ఆహ్, మోస్ట్‌లీ పీస్‌ఫుల్‌గ ఉండడానికి ట్రై చేస్తా. కానీ ఏదైనా ఒక ఆలోచన డిస్టర్బెన్ డిస్టర్బ్ చేయటమో, లేదా ఒక కళ రావడమో అది నన్ను డిస్టర్బ్ జేయడమో, ఏదైనా జరి <giggles> ఏదన్నా జరిగినప్పుడు ఆహ్, నేను ఆటోమేటిక్ గేంటంటే కొంచెం ఆహ్, సిరిన్ మ్యూజిక్స్ నా దగ్గర డౌన్‌లోడ్స్ ఉంటాయనమాట స్పాటిఫై‌లో.
హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. హుహు. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. ఓహ్! ఓకె. ఓకె. హ్మ్.
వెంటనే లౌడ్ వాల్యూమ్ పెట్టేసి, ఆ సిరిన్ మ్యూజిక్ కొంచెం బెట్టేసుకుంటా. ఎందుకంటే, ఫ నేనెలా నమ్ముతానంటే ఏది జరిగినా మన బ్రైన్‌లోనే ఉంటది. అది అందులో నుంచి కొంచెం మనం షట్ షట్‌డౌన్ చేసేసి చేయగలిగేంత కంట్రోల్ మనం మనం మనం నేర్చుకొని ఉండ నేర్చుచ్చుకుంటే ఏంటంటే ఆహ్, మనకింకా ఆలోచన ఒక డిస్టర్బ్ జేస్తుంది నాకాలోచన. బట్ ఒద్దు అని చెప్పేసి, మైండ్‌ని కొంచెం డిస్ట్రాక్ట్ చేయడమో, దాని నుంచి తప్పించడమో చేస్తా, టైం బడతది. బట్ ఏంటంటే క నేను దాన్ని కన్జ్యూమ్ జేసుకోనివ్వను, తిననివ్వను. ఆ థాట్‌ని పక్క.
హ్మ్ హ్మ్ హ్మ్. ఇచ్చుకుంటే హ్మ్, హ్మ్, హ్మ్. హుహు. హుహు. హుహు. హ్మ్. హ్మ్. <giggles> ఓకె. ఓకె. మీరే బలవంతంగా డిస్ట్రాక్ట్ చేసుకుంటారు బ్రైను. నైస్ నైస్. సో ఇ అంటే ఈ నైట్ టైమ్ రొటీనే కాకుండా, డే లాంగ్ మనం చేసే పనులు, మన తినే ఆహారం కూడా రాత్రి నిద్రకి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు. సో అది ఎలా మీరు కంట్రోల్ జేస్తారు? ఎలాంటివి నియమాలు పాటిస్తారు?
చేసేసుకుంటాను. హ్మ్. 100%.